ఓహ్! దోపిడి.
అవునండి. ఆ! దోపిడి జేశాడు.
అవునా!
ఆ! అది అతను 2, 3 దోపిడీలు చేశాక దొరికాడు.
అంటే ఈ దోపిడి నేపథ్యం అంటే స్ ఆ సినిమా చూసి నేర్చు ఆ స్ట్రీమింగ్ చూసి నేర్చుకున్నాడంటున్నారా?
అవునండి. అవునండి. ఆ!
<chuckles> ఇది.
సి స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో ఇలా సినిమాలు జూసి
అవును. అయితే ఈ ఇలాంటి అంటే ఇప్పుడు మీరు దోపిడి అయితే అన్నారు. ఈ దోపిడి కాకుండా మిగతా చాలా సందర్భాల్లో ఆ సినిమా ప్రభావం ఉండి, కేవలం దోపిడి కాకుండా వేరే విషయాలు కూడా ఈ ఇలాంటి సంస్కృతి పాకే అవకాశం ఉందంటున్నా అంటారా?
హ్మ్. ఆహ్, అవునండి. అంటే <smacks lips> అదీ ఇంకా ఒక్క ఒకరి నుండి ఒక్కరికి ఆ <smacks lips> డిఫరెంట్‌గా ఉంటుందండి. వాళ్ళు అలా ఆ! వాళ్ళు అలా ఎలా తీసుకుంటారనేదుంటుంది. ఎందుకంటే థియేటర్‌లో చూసామనుకోండి. ఆ సినిమాని సినిమాల చూస్తాం. <smacks lips> అదే మనం ఇలా ఫోన్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని, చూస్తే అది ఎవరో మనకి నేర్పిచ్చినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి, క్రైమ్ థ్రిలర్ సినిమాలు.
అంటే దోపిడి కాకుండా ఇంకొక ఇంకొక విధంగా. ఆ! వ్యాపించడం. జ ఆ! అవును. అవునవును. అవును. అయితే ఈ... ఈ స్ట్రీమింగ్ వలన మీరు వాస్తవం మీరు చెప్పినట్టు వాస్తవం. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఆ! మనము సినిమా చూసే విధంగా అంటే మనకు ఈ స్ట్రీమింగ్ ప్లా ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ఒస్తున్నాయి. సొ దీనివలన ఇంట్లో వాళ్ళు కూడా ఆహ్, వాటికలవాటు పడం సిచ్యుయేషన్స్ మీరు ఎక్క ఎప్పుడైనా చూసి చిరాకు కా క ఆహ్, పడడము. సో ఇటిని ప్రభావం ఒద్దు అని మీరు ఈ ఆహ్, ఇలాంటి కనెక్షన్స్ తీసేయడం ఓటీటీవి తీసేస్తే బావుండు అన్నటువంటి అభిప్రాయము ఆహ్, ఎప్పుడైనా కలిగిింది?
హ్మ్. హ్మ్. అవునండి. అవును. చాలా ఎక్కువైపోయాయి. హ్మ్. అవునండి. ఒక్కసారి కలిగింది. ఎందుకనగా. నేను ఒకరోజు నా ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి, నేనింకా ఒక సినిమా చూడ్డం మొదలుబెట్టాను. ఆ సినిమాకి ఇంకా 2, 3 భాగాలున్నాయి. అవిరి వేరే సినిమాలు. అలానే ఆస్
ఆ! ఓహ్! అవునా! ఆ! ఆ! అంటే మీరు వెబ్ సీరీస్ లాంటిదంటున్నారా?
ఆ! లేదండి సినిమానే.
సినిమానే. ఓకె.
సినిమాని 3 పార్ట్లుగా వాళ్ళు దీశారు. అయితే ఒక్క సినిమా చూడడం ప్రారంభిస్తే ఆసక్తికరంగా ఉందని చెప్పి. నేను అది చూశిన వెంటనే ఇంకో సినిమా, అలానే ఇంకో సినిమా చూసేసాను. అచ్చు
తీసారు. ఆహా! ఆ! అంటే దానికొక రకమైనటువంటి బానిస్వతం అంటే మనకు ఆహ్, అడిక్షన్ టైప్ అంటారండది. సో, అలాంటి అవును. సో, ఈ స్ట్రీమింగ్ వలన సినిమా చూడడము బాగానే ఉంది. కాకపోతే దీనివలన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే చిన్న ఏజ్‌లో పిల్లలు దీనికి బాగా ప్రభావితమయ్యి. సో ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని. ఆ ఏకాగ్రత కోల్పోవడం. ఇలాంటి సందర్భాలెప్పుడైనా మీకు ఆహ్, నిజ జీవితంలో కనపడ్డాయా?
అవునండి. అవునండి. హ్మ్. హ్మ్. ఆ! అవునండి.